ఇప్పుడు గనక సినిమాల్లో గమనించామనుకోండి. ఏదైనా ఒక మంచి ఎమోషనల్ ఒక అంటే, ఒక ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటుంటే ఒక రకమైన బ్యాక్‍గ్రౌండ్‌లో మ్యూజిక్ ఉంటుంది. మెలోడియస్‌గా. లేదు విలనొచ్చాడనుకోండి, విలనేంటంటే, కొంచెం క్రూరుడు అన్నట్టు చూపించడానికి తనకొక మ్యూజిక్ ఉంటది. హీరో, విలను కొట్టుకునేటప్పుడు ఒక ఇంప్రెషన్ వచ్చేలాగా అంటే ఒక మోటివేషన్ లాగా ఒక మ్యూజిక్ ఉంటుంది. ఇలాంటి మ్యూజిక్‍లన్న అంటే బీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌లు ఏదైతే ఉంటుందో, ఒక సౌండ్ ట్రాక్. ఒకవేళ మీరు మీ జీవితానికి ఆ సందర్భాల్లో ఇలాంటి మ్యూజిక్ పడుంటే <chuckles> బాగుండు అటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా?
హుహు. అవును. అవును. అవును. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఓకే. హుహు. <chuckles> చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి.
అబ్బో! చాలా ఉంటాయి అయితే కొంచెం చెప్పొచ్చు అయితే. <chuckles> ఆ!
<giggles> ఎలా అంటే నేను కాలేజ్‌లో చదువుతున్నప్పుడండి. కాలేజ్‌లో చదువుతున్నప్పుడు కొన్ని ఒక బోర్డ్ పైన కొన్ని క్వశ్చన్స్ రాసారన్నమాట.
ఓకే. ఏ ఆ! ఏం క్వశ్చన్ రాశారు.
కొన్ని క్వశ్చన్ లాగా ఒక అంటే బ్లాక్ బోర్డ్ ఉంటుంది కదా! దాని పైన కొన్ని క్వశ్చన్స్ రాసారు మా కాలేజ్‌లో. రాసినప్పుడు
అవును. అంటే కొటేషన్ టైపా?
ఆ! కొటేషన్ టైప్. సో, రాసారు. రాసిన తర్వాత దీన్ని ఎలా, ఎవరు ఎంత కొత్తగా రాస్తారో లేదా ఎలా సాల్వ్ చేస్తారు అని చెప్పేసి ఆహ్, కొన్ని క్వశ్చన్స్, కొన్ని కొటేషన్స్, ఇలాంటివన్నీ రాసారన్నమాట. అప్పుడు నేనేం చేశానంటే, వెళ్ళాను. వెళ్ళి అసలు అందరూ కొంచెం సతమతం, సతమతం అవుతున్నారు. అది ఏందంటే ఈజీ ట్రిక్ అన్నమాట. ఐదర్ ఎస్ ఆర్ నో పెట్టాలి. కానీ వీళ్ళకి ఏంటంటే, ఎవరికీ తెలియక కొంచెం డౌట్‌పుల్‌గా చూసి "అసలు ఇంత చిన్న ఆన్సర్ ఏముంటుంది" అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అది ఏందంటే, మనం క్రియేటివ్‌గా ఆలోచించి పెట్టాలి అది. సో, జస్ట్ ఎస్ ఆర్ నో కానీ లేదంటే ఆ! అచ్చం ఖచ్చితంగా బుర్ర పెట్టి ఆలోచిస్తే ఈజీగా, సింపుల్‌గా దొరికేసే చిట్కా అది. కానీ వీళ్ళే అంటే, వాళ్ళకి అర్థంగాక అది అంతే చూస్తూ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మనమేంటి లాస్ట్ బెంచ్‌లో ఉండేవాళ్ళం...
ఓకే. ఓకే. <giggles> ఆ! అదేలెండి. అంటే బుర్ర ఉండాలి. ఆ ఆన్సర్ చేయాలంటే. ఓకే.
లాస్ట్ బెంచ్ నుంచి వచ్చి అక్కడ ఆన్సర్ రాసేసరికి అందరూ ఫస్ట్ నేను వెళ్తున్నానంటే షాక్ అయిపోయారు. ఎల్తే ఎల్లేసి ఆన్సర్ రాసేయగానే మా లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఒకసారి అందరూ "గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్" అన్నారు. "అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి" అని చెప్పేసి అన్నారు. అనగానే ఆ! మొత్తం ఆ! మామూలుగా వాళ్ళు ఇంగా ఇట్లా కళ్ళు తెరుచుకొని చూడడం. వీళ్ళు సడెన్‌గా షాక్ అవ్వడం. అప్పుడు అనిపించిందండి. నాకు వెనక నుంచి ఒక బ్యాగ్రౌండ్ స్కోరు నేను నట్ ఇలా రాసి చాక్ పీస్ అలా పక్కన వేసేయగానే న్ <humming> టిన్ టిన్ టిన్ టిడిన్‌టిన్ టిన్ టిన్ అంటే ఇలాంటి ఒక 'కేజీఎఫ్' మ్యూజిక్ గాని వచ్చుంటే అది నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ అనొచ్చు. ఎందుకంటే
హుహు <chuckles> ఆ! ఆ! అయ్యా బాబోయ్! <giggles> ఆ ఫస్ట్ బెంచ్ బ్యాచ్ మొత్తం టైడ్ యాడ్ పడి ఉంటది. అవాకయ్యావ! అని. ఆ! ఏది ఏమన్నా <chuckles> ఏహ్! అస్సలా. అంటే అందరు కూడా లేచి 'రాఖీ బాయ్! సలాం రాఖీ బాయ్' అన్నారు అన్నమాట.
హ్మ్. అందరు అంటే అందరూ లేచే ఉన్నారు. అందరు ఇట్లా లేచే ఉన్నారు. కానీ నేను పోగానే పోయి చు ఇట్లా ఆన్సర్ రాస్తున్నా అందరు షాక్ అయ్యి ఇలా రాసి మళ్ళా మనం మామూలుగా ఉంటామా. ఆన్సర్ రాసి కరెక్టే అని మనకు తెలుసు గదా! తెలియగానే ఇంగా అస్ ఆ ఆటిట్యూడ్‌తో ఆ స్టైల్‌తో మనం ఏం చేసాం చాక్‌పీస్ తీసి యెహా! అని చెప్పేసి ఇలా బెంచ్ పైన పడేయగానే సార్ కరెక్ట్ ఆన్సర్ "అందరూ చప్పట్లు కొట్టండి" అనగానే <humming> టిన్ టిన్ టిన్ టిడిన్‌టిన్ టిన్ టిన్ టిడిన్‌టిన్ ఆ! <giggles>
ఆహా! ఓకే. అవును. <giggles> అసలు ముందు అక్కడ యాటిట్యూడ్ ఉంది చూసారా, ఏదైతే ఆన్సర్ రాసి ఆ! చూడు అన్నట్టు పక్కఅదో సాక్‌పీస్ పడేశారు చూసారా! అది అసలు సూపర్ అసల.
ఆ! చూడండి. చూడండి. ఇప్పుడు చూడండి. ఎక్కడ కూర్చున్నాం అన్నది కాదన్నయ్య. కరెక్ట్ టైమ్‌లో ఎప్పుడు ఏది పట్టాం అన్నది ఇంపార్టెంట్ అని చెప్పేసి అర్థం అయ్యి ఒక్కొక్కళ్ళు <giggles> అనుకున్నారేమో నాకు తెలియదు గాని నాకు అప్పుడొచ్చిందండి. ఈ సౌండ్ ట్రాక్ పడుంటేనా అసలు ఒక లైఫ్ టైమ్ మెమరీ అసలు నాకు అది. అంత బాగా గుర్తుంది. ఆ సిట్యుయేషన్.
హ్మ్. <giggles> ఆ! ఓకే. అంటే క్లాస్‌లో ఉన్న అబ్బాయిలందరూ కూడా సలాం రాఖీ భాయ్ అంటారు. బాగుంది. మరి అమ్మాయిల పరిస్థితి ఏంటి?
హ్మ్. అమ్మాయిలు కూడా అంతేనండి. అ 'సలాం రాఖీ' వరకు అంటారు ఇంకా. <giggles> ఆ! <giggles> ఇగ అది చాలా నాకు గుర్తుండిపోయే ఒక మంచి మెమరీ అనొచ్చు. నాకు అటు సౌండ్ ట్రాక్ మళ్ళీ ఆ మూవ్మెంట్‌కి, ఆ సిట్యుయేషన్‌కి నాకు చాలా బాగా కనెక్ట్ అయితది అని అనిపించే సౌండ్ ట్రాక్ అది అసలు.
ఆ! అది అది అందుకనే అడిగాను. ఓకే. సూపర్! అదే అదే అయినా నాకు కూడా పిక్చర్ ఇమేజ్ చేస్తే మాత్రం అసలు మీరూ ఫుల్లుగా మాసీగా ఉండి ఆ! <chuckles> ఆహ్, ఏదైతే హాఫ్ హ్యాండ్సా మీకు యూనిఫార్ము?
హ్మ్. <chuckles> హ్మ్. ఆ! అవును.
ఆ! హాఫ్ హ్యాండ్స్‌ని కూడా పైకి ఫోల్డ్ చేసీ, ఆ చాక్ పీస్ ఇలా <chuckles> పైకి
<giggles> ఆ! అప్పుడు అంతే ఉంటుందండి. ఇలా ఇలా మ ఇలా పైకి అనేసి ఆఫ్ హ్యాండ్సు ఇలా మాములుగా హ్మ్. ఒక ఇన్ షర్ట్ ఒకటి లోపల ఏసుకొని ఒకటి బయట ఏసుకొని మంచిగ మనకు తగ్గట్టు. ఆ!
అంటారా? అర్థం అయింది. <giggles> అది బ్యాక్ బెంచర్ అంటే ఒక సిస్టమాటిక్ ఉంటది కదా! వాళ్ళకు ఒక క్రైటీరియా ఉండాలి. అలాంటోళ్ళే బ్యాక్ బెంచర్ అవుతారు.
<giggles> ఇంక చూసా. జనరల్‌గా బ్యాక్ బెంచర్స్ అంటే ఏంటీ, ఆ! తక్కువ అంచనా ఏస్తారు. కానీ మనం ఏంటి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అప్పుడు అలా రియాక్ట్ అవుతాం. అంటారు కదా! అసలూ ప్రతి దానికి ఒర్రుతే కరక్ట్ కాదు అని చెప్పేసి. ఎప్పుడు మాట్లాడాలో, అప్పుడే మాట్లాడాలి. అలా అని చెప్పేసి టైమ్ ఒచ్చింది కదా! అసలు నేను అనుకున్నాను <sniffs> "ఇంత సింపుల్ గదా! అసలు ఎవరో ఒకరు ఎళ్ళి రాసేస్తారు" గదా అనుకున్నా. అనుకునేసరికి
<giggles> అవును. అంటే ఎవరు రాయట్లేదు అనమాట. ఎక్కువ ఆలోచిచ్చేస్తన్నారు. ఎంత వరకు ఆలోచించాలో అంత తప్పేసి దాటేస్తన్నారు అనమాట.
హ్మ్. అన్ దాటేస్తున్నారు ఇంగ నాకు అర్థమైంది. ఓకేలే ఇంగ నేను దిగాల్సిన టైమ్ ఒచ్చింది అని చెప్పేసి సైలెంట్‌గా నడుచుకుంట ఎళ్ళి ఇంగ రాసేసి ఇలా పడేయగానే అందరు క్లాప్స్ కొట్టండి అనగానే షాక్ మొత్తం.
అవును. అంతే. <giggles> అదే కదా సూపర్. అయితే మీరు చెప్పిన సిట్యుయేషన్‌కి నాకొక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొచ్చిందండి.
సూపర్ అంటే సూపర్ అనిపించింది. చెప్పండి చెప్పండి.
'విఐపి సినిమా' జూశారా ధనుష్‌గారిది?
అవును. అవును. చూసాను.
హ్మ్. దానిలో ఆహ్, అదె హిహి ఈ హీరో వాళ్ళ తమ్ముడొచ్చి డబ్బులు కావాలి, ఇలా పోయినియి అని చెప్పేసి అడుగుతాడు. అంటే ఈ డబ్బులేమో ఐఫోన్ కొనుక్కుందాం అని జెప్పి తీసుకుంటాడు గదా!
అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును.
ఆడు లాస్ట్‌లో ఇచ్చేసినప్పుడు ఒక డైలాగ్ జెప్తాడు గదా!
ఆ! ఎప్పడినుంచి పని చేస్తున్నామని కాదన్నయ్య, కరెక్ట్ టైమ్‌కి ఉప్పు ఎప్పుడు ఎవడు ఉపయోగపడ్డాడా, లేదా అనగానే దాని వెనకాలొస్తది <humming> టీన్ టీన్ టీన్‌టెడిన్. టీన్ టీన్ అస్సలు క్రేజీ ఉంటుంది. ఓహ్! అలాంటి మొమెంట్‌లు చాలా ఉన్నాయండి. అసలు సూపర్ అనిపించింది.
ఆ! <chuckles> అదే. <laughs> యాహ్! ఇదొకటి చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి అన్నారు కాబట్టి ఇంకొకటి ఒదలండి జెప్తా.
అవును. ఇంకోటి నేను కాలేజ్‌లోనే చెప్తా. కాలేజ్‌లోనే చెప్తా. ఎలా అంటే మనకు ఆహ్, ఒక్ ఒక సిట్యుయేషన్‌లో ప్రోగ్రామ్ జరుగుతుంది.
ఓకె.
ప్రోగ్రామ్ జరుగుతా ఉంది. ఆ! ఫెస్ట్ టైప్. ఇప్పుడేంటంటే గోల్డెన్ జూబ్లీలాగా.
ఓకె. ఏం ప్రోగ్రామ్? అంటే ఫెస్టివలా?
గోల్డెన్ జూబ్లీ ఇప్పుడు ఆ! 50 ఇయర్స్ అయితుంది. సో, గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ అన్నట్టు ఫెస్ట్ టైప్ సెలబ్రేట్ చేస్తా ఉన్నారు. ఇంగ అప్పుడు చూస్తే ప్రతి ఒక్కళ్ళు అసలు డాన్స్‌లు నేర్చేసుకోడాలు, స్కిట్‌లు నేర్చేసుకోడాలు, అసలు కథలు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తా ఉన్నారనమాట.
ఆహా! కాలేజ్‌ది. హ్మ్. ఓకె. హ్మ్. కథలు కథలు ఏస్తన్నారన్నమాట. ఓకె. <chuckles>
హ్మ్. ఇంక మనమేం జేసాము బ్యాక్ బెంచర్స్ అందరూ కలిసి ఇంక మేము కూడా ఏదో చేద్దాంలే అన్నట్టు మేము ఏదో పాట కట్ల, మే ఓన్లీ మేమే అలా ప్రాక్టీస్ జేస్తున్నాం. అందరూ ఏంటి కొరియోగ్రాఫర్‌ని హైర్ చేసుకున్నారు లేదంటే డ్యాన్స్ నేర్పించే వాళ్ళని, పాటలు నేర్పించే వాళ్ళని అందరూ పిలుచుకున్నారు. వాళ్ళందరికీ వాళ్ళే నేర్పించాలి కానీ మేము మాకు మేమే నేర్చుకుంటామని చెప్పేసి వెళ్ళిపోయామనమాట.
ఆ! ఆ! అంటే ఏంటి పాట నేర్చుకోవడం అంటే సింగింగ్ గురించా? మీరు పాడదామనా?
ఆ! సింగింగ్ గురి అహా! లేదు. మేము డాన్స్ చేద్దామని చెప్పేసి మేమనుకున్నాం. అనుకోని ఇంక మేమూ వెళ్ళిపోయామన్నమాట.
ఓకె, ఓకె. యాహ్! అర్థమైంది. ఆ! ఓకె. అంటే సెపరేట్‌గా ఇక మీ అందరూ ఒక దగ్గరికెళ్ళిపోయి గ్యాదర్ అయిపోయి మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడమనమాట.
వెళ్ళిపోయి ఇంక అందరు ఏంటి హ్మ్. అంతే. ఇంగ వాళ్ళు వాళ్ళేంటంటే అసలూ ఓకె వాళ్ళొకళ్ళు సొంతంగా ఒకళ్ళని పిలుచుకొని వాళ్ళు నేర్చుకొని ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు.
ఓకె.
ఇక మనకిదంతా ఉండదని జెప్పేసి, మనం బోయి సెపరేట్‌గా ప్రాక్టీస్ జేసుకొని ఇది జేసుకొని, అది జేసుకుంటే అస్సలు సూపర్ అంటే సూపర్‌గా సెట్ అయిందనమాట డ్యాన్సు. ఎలా అంటే మేమేంటంటే మనమేదైనా సొంతంగానే చేయాలి. డిపెండ్ అవ్వద్దు. ఓకె. మనం బాగా చేసుకుంటూ పోతేనే, ఇంకా బావుంటుందని జెప్పేసి నాకనిపించిందేందుకో. ఆ! ఆద్
ఆ <chuckles> దబ్ హ్మ్. ఏ పాటకీ? ఏ పాటకి ప్రిపేరయ్యారూ?
ఆ! మేము ఇదండీ, ఇది మీరు చూసినట్టయితే మాస్టర్‌లో ఒక పాటుంటుంది గదా విజయ్ గారి పాట. స్టార్టింగ్ స్టార్టింగ్ ఓ పాటుంటది. <humming> టిన్ టి టిన్ టిన్ టిన్ టి టిన్ టిన్ టిన్ టిన్ టీన్ అనుకుంటా.
ఆ అహ్ అదే 'వాతి కమింగని.'
ఆ! అది మన తెలుగులో ఉంటుంది. మాస్టరొచ్చాడు అని చెప్పేసి. ఆహ్, అదెంత బావుంటుందంటే ఆ! ఇంగ అది బావుంటుంది, దాని పైన నేర్చుకుంటున్నాం. ఎందుకంటే, మనకు పాట అవసరం లేదు గదా! ఓన్లీ మ్యూజిక్కుంటే సరిపోతది.
అదే. ఆహ్, నాకు దెలిసి ఇదనుకుంటా, <humming> టట్టడ టాడమ్ టడటా టట్టా టట్టా <giggles> అదేనా? ఓహ్! సూపర్.
ఆ! అదే, అదే. అదే. అదే నేర్చుకున్నావిక. నేర్చుకునేసరికి ఎంత క్రేజొచ్చిందంటే, అసలూ వాళ్ళందరూ ఫస్ట్ పాట్లెంట్ ఎట్లా అంటే, పర్ఫామెన్సులు జరుగుతా ఉంటాయి గదా!
ఆ! అవునూ. వరసగా ఒక్కొక్కళ్ళు ప్రిపేరయినియి చెప్తాన్ చేస్తా ఉంటారుగా. హ్మ్.
జ ఆ! ఒక్కొక్కొక్క పర్ఫామెన్స్‌ జరుగు‌తా ఉంటాయి. ఇక్కడేంటంటే, అందరి పర్ఫామెన్సులు స్టార్టవ్వడానికి ముందున్నారు... ముందున్నారు. ముందుండేసరికి ఏమైందీ? ఆహ్, ఒక్కొక్కళ్ళు స్టార్టవ్వాలి గదా ఇప్పుడె. యాంకరొచ్చి అందరిని పిలుస్తా ఉండాలి.
ఓకే. హ్మ్. అవును. నేమ్ వైస్ అంటే, టీమ్ వైస్‌గా పిలుస్తా ఉంటారక్కడ. ఆ!
పిలుస్త ఆ! పిలుస్తా ఉండాలి. పిలుస్తా ఉండి, యాంకర్ మొత్తం ఆహ్, ప్రోగ్రామ్‌ని ఎవరైతే ఉన్నారో, వాళ్ళంతా నడిపిస్తా ఉండాలి గదా! తనకసలు మైక్ పని జెయడం లేదు. అసలు పిలుద్దామంటే మైక్ పని చేయడం లేదు. చాలామందేం చేస్తున్నారంటే, ఎదేదో చేస్తున్నారు. అసలు ఆ మైకో అదేంటంటే, కొంచెము సపరేట్ మైకన్నట్టు యాంకర్‌కి అదొక్కటే ఇచ్చారు.
అవును. అర్రే! సరిపెయింది. అదేలేండి.
ఇచ్చేసిన తర్వాత అందరూ వెళ్ళి కూచ్చున్నారు. ఇంగ వెనకాల ఆర్గనైజరు ఎవరైతే ఉన్నారో, అక్కడ అతనికి, ఆ మైక్ సెట్ చేసుకుందామంటే, అదొస్తలేదు. ఎందుకో మరి తెలీదు.
ఆ! హ్మ్. అంటే కొన్ని కొన్ని ఈవెంట్స్‌లో ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతానే ఉంటది లెండి. అవును.
హ్మ్. తెలీదు ఇంగ తెలియకపోయేసరికి ఇంగ అందరూ సతమతం అవుతున్నారు అన్నట్టు. అరే! ఏంటి ఈ మైక్ ఒస్తలేదు అసలు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకుండానే ఇంత ఇబ్బందా అని చెప్పి మా ఫా లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్లి ప్రయత్నిస్తున్నారు. స్టూడెంట్స్ వెళ్ళి ప్రయత్నిస్తున్నారు. ఇంక ఇదేంట్రా హ్మ్, అవ్వట్లేదు ఇంక మేమెం చేసాము. ఇదేంట్రా ప్రాబ్లమ్ అని చెప్పేసి వెళ్ళాం.
ఆహా! అదేలెండి. ఆ! హ్మ్. అంటే పైగా అసలు ఎవరు స్టార్ట్ చేయాలి? తర్వాత ఎవరు, ఏమి అర్థం కాదు కదా! ఎవరికి కూడ. అవును.
ఆ! ఆ! అర్థం కాదు ఇంక పాపం వాళ్ళకి ఒక లిస్ట్ ఇచ్చారు. మేము ఎలాగో లాస్ట్ బెంచర్స్ కాబట్టి, బ్యాక్ బెంచర్స్ కాబట్టి మమ్మల్ని ఏంటి లాస్ట్‌కి పర్ఫార్మ్ చేయండి అన్నారు. ఓకె, మాకు ఎప్పుడైనా ఓకె అని చెప్పేసి మేము ఉన్నాం. కానీ పాపం స్టార్ట్ చేసే వాళ్ళకి అది స్టార్ట్ అవ్వట్లేదు. ఇంగ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎవరు పెట్టినా వస్తలేదు. ఇగ ఆ! సమయంలో మేము దిగాం, వెళ్ళాము ప్రాబ్లమ్ ఏంటి ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి?
ఆ! ఆ! <giggles> ఆ! అదే. ఏంటి వాళ్ళ పాటలు కూడా ప్లే అవ్వట్లేదా?
అవ్వట్లేదు. ఇంగ వెళ్ళాం. ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటో చూసాం. చూస్తే అంతా సెట్టింగ్ అంతా ఓకె ఉంది కానీ, ఎక్కడైతే మనము ఈ వైర్ కనెక్షన్ ఇస్తామో అక్కడ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వైర్ అనేది కట్ అయ్యుందన్నమాట. ఎలా అంటే వీళ్ళన్నీ ఆ! ఈ బెంచెసు, ఈ బెంచీలు, బల్లాలు అన్నీ తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ చిన్న వైర్ తెగిపోయింది. మనోళ్ళేంటి, వస్తలేదని చెప్పి ఎంతసేపు స్విచ్‌బోర్డ్ నొక్కడం, లేదంటే ఇక్కడ ఆహ్, ఆహ్, యాంప్లిఫైయర్ నొక్కడము, కట్కలు ఎయడం, కట్కలు బంద్ చేయడం, ఇంగ ఇదే నడుస్తుంది. మేము ఏం చేసినాము వెళ్ళాము ఒక్క నిమిషం ఆగండి అసలు ప్రాబ్లమ్ ఎక్కడ ఉందో చూస్తామని చెప్పి లైన్‌గా ఎతుక్కుంటూ పోతే, ఒక్క దగ్గర వైర్ అనేది తెగిపోయి ఉంది. ఇంగ చూడండి, వైర్ మొత్తం చుట్టేసి మొత్తం సెట్ చేసిన తర్వాత ఒక్క స్విచ్ చేయగానే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే అప్పుడు మాకు ఎనకొచ్చిన ట్రాక్ ఉంటది చూసారా. దేవరలో ఉంటది చూడు. <chuckles> టీ డీడీడీ డీడీటీ డీడీటీటీడీ అనే సాంగ్ ఇక వేసుకొని బాక్ బెంచర్స్ మేమందరము ఎళ్ళి.
అర్రేరే! ఆ! ఓహ్! చూసుకోవళ్ళా వాళ్ళు. <giggles> అదే. ఆ! మీటర్ ఏయడం, మీటర్ ఆఫ్ చేయడం. మీటర్. <chuckles> ఆ! సరిపోయింది. ఆ! ఆ! ఆ! <giggles> ఏయ్! <laughs> యాహ్! కాలేజ్ మొత్తం మీకూ <giggles> ఆహ్, సెల్యూట్ చేయడమే ఇక.
హ్మ్. కాలేజ్‌ అంతా అసలు ఎలా అయ ఆ! ఎలా అయిపోయిందంటే అసలు "అరేయ్ వాళ్ళని పిలండిరా! లేదంటే పని అవ్వదు" అనే రకంగా మేము సెట్ చేసుకున్నామాట మాట. అసలు.
అదే, అదే. ఒక సినిమాలో ఉంటది కదా! ఎలక్ట్రికల్ ఇంజినీర్ చదివాడు నా కొడుకు అన్నిసెట్ చేస్తాడు అంటే ఆడేమో పైనుంచి అది ఇది చూస్తా ఉంటాడు. ఈ లోపల హీరో వచ్చి పైన లోపలే కదరా బయట కూడా ట్రిప్ అయితే అది ఏయంగాల్నే అయిపోద్ది అని చెప్పా.
ఆ! హ్మ్. హ్మ్. <chuckles> ఆ! అవును. అవును. ఆ! అది బేసిక్‌రా! అది. ఆ దానుంచే మొదలుపెట్టాలి. ఎక్కడైతే లోపల ఇంట్లో ట్రిప్ అయితుందో, బయట కంపల్సరీ మెయిన్‌లో, మెయిన్ స్విచ్ మెయిన్ బోర్డ్‌లో కూడా ట్రిప్ అయితుంది. ఇది బేసిక్ తెలీదా? అని చెప్పేసి అంటాడు. అది సూపర్ అసలు. ఖచ్చితంగా అంతే కదండీ! ఇప్పుడు మనం బట్టి పట్టింది వేరు. చదువుకున్నది మనం అర్థం చేసుకొని అది నిజ జీవితంలో పాటించింది వేరు కదా! నాకు చాలా బా అనిపిచ్చింది.
అవును. అదే కదా! <chuckles> అవును. అంటే మనం తెలుసుకున్నది మన జీవితంలో అప్లై చేసుకొని, దానికి తగ్గట్టుగా సొల్యూషన్స్ తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా! అవును.
హ్మ్. చాలా ఇంపార్టెంట్. ఇంగ నేను అలా పెట్టి వెళ్ళేసరికి, మాకు మొత్తం ప్రభంజనం అయిపోయింది అన్నట్టు, ఇంక మా గ్యాంగ్ గ్రూప్ అంతా. దాని తర్వాతనె ఆ! లేదు, లేదు. మేము మేమే చాలా గౌరవిస్తామండి అందరిని. వాళ్ళు ఇచ్చారు. చేశారు. ఎళ్ళిపోయారు. దాని తర్వాత లాస్ట్ మనదే. అన్నీ ఒక మోస్తారుగా అన్నీ ఒక మోస్తారుగా నడుస్తా ఉన్నాయి. చాలామంది బా చేస్తా ఉన్నారు. అన్నీ నడుస్తా ఉన్నాయి. లాస్ట్‌కి అసలు వీళ్ళు డాన్స్ కొరియోగ్రాఫర్‌నే వీళ్ళు పెట్టుకోలేదు. వీళ్ళు ఎలా చేస్తారా! అనుకున్నారు ఇగ.
ఆ! ఫస్ట్ మీ పాటేసారైతే? <chuckles> లేదా! ఓకే. ఓకె. ఓకె. ఆ! స్టార్ట్ అయింది. అంటే అందరు వెయిట్ చేస్తున్నారనమాట. ఆ! ఈల్లేం చేస్తా ఆ!
వెయిట్ చేస్తున్నారు అంతే. ఈళ్ళసలు ఏమి జేయలేరు. వేస్టు అన్నటట్టు కొంతమంది ఉంటారు గదా! అలా కొంచెం డౌన్ జేద్దాం అనుకున్నారు. కానీ వెళ్ళగానే
అదే. అవును. ఖచ్చితంగా. హ్మ్. పైగా ఏంటంటే మీరప్పుడే హైలైట్ అయ్యారు కదా! కాలేజ్ ముందు. దొరుకుతారు. దొరికితే అందరిని ముందు దొ కొంచెం నవ్వేద్దాం అన్నట్టుగా రెడీగా ఉంటారు.
హ్మ్. వెళ్ళగా ఆ! అనుకున్నారు. ఇగ పోంగానే వెళ్ళగానే పాట పెట్టుకున్నాం గదా! <humming> టి టి టి టిట్ అని. పాట పెట్టుకోంగానే ఒక్కొక్కళ్ళు షాక్ ఇంగ. రేయ్! ఏంట్రా అసలు వీళ్ళేనారా? వీళ్ళలోనేనారా అసలు బాబోయ్! ఇంత టాలెంట్ ఉంది! అసలు మేము షాక్ అయ్యామని చెప్పేసి ఇంగ యాంకర్ గూడా రెచ్చిపోయి మళ్ళీ ఏం చేసిందంటే మేము చేస్తూ చేస్తూ ఉండంగా ఇది ఎవ్వరికీ తెలీదు. ప్లాన్ చేసాం అన్నట్టు. ఎలా అంటే సడన్‌గా ఒక సార్ వచ్చేస్తాడు.
ఆ! అర్రె! ఏం? <chuckles> ఆహా! <chuckles> ఆ!
మా లెక్చరర్. ఆ లె
హుహు. ఓకె. అంటే ఆహ్, ఆయన ఆహ్, రియల్‌గా న్ లెక్చరరేనా? మీ కాలేజ్ లెక్చరరేనా?
ఆ! రియల్‌గా మా కాలేజ్ లెక్చరరే. మేము ప్లాన్ జేసాం అలా. ప్లాన్ చేసాం. ఎలా అంటే అసలు మాక చాలా ఇష్టం అనమాట ఆ లెక్చరర్. <chuckles> ఇంగ మేము చాలా బాగా అలా ప్రయత్నించాం. సర్ సర్ ప్లీస్ సర్ రండి సర్ అంటే మాకు చాలా ఇష్టం ఆ సార్. ఆ సార్ కూడా ముందట నాకేం ఒస్తదమ్మా? ఎందుకమ్మా? అన్నాడు. మాకు అర్థమయ్యేలా చెప్పే సార్ అతను. ఇగ అతనేం చేసాడు సారు ఆహ్, చాలా బతిమలాడం. ప్లీస్ సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి రండి సార్ చాలా హైలైట్ అవుద్ది సార్. అది ఇది అనేసరికి. సార్ ఇంగ చూసాడు. సరే అమ్మా ఇంగ మీకోసమైనా వస్తా అని పాట నడుస్తుంది నడుస్తుంది. అప్పటికే హైలైట్ అయిన మేము. వస్తుంది వస్తుంది వస్తుందనే సరికి ఒక్కటేసారి సార్ వస్తడిట్లా జుమ్ అని ఒస్తడు అక్కడి నుంచి. మళ్ళా ఎంట్రీ ఎట్లా? ఇక్కన్నుంచి ఇట్లంటే ఇట్లా జారుకుంటా పోవాలె జయ్ అని పోతరు ఇట్లా.
ఓకే. సూపర్! <chuckles> గట్టిగానే ప్లాన్ జేసారు మైక్. <laughs> ఓకే. అదే. ఆ! ఆ! అర్రెర్రెరే! <giggles> ఓకె. వచ్చి మధ్యలో ఆగుతారా?
ఆహ్, ఆ! వచ్చి మధ్యలో ఆగుతారు. అసలు అప్పుడు మేము సార్‌ని చూస్తూ ఇలా డాన్స్ చేస్తూ చీరింగ్ చేస్తా ఉన్నాము. ఎంత సూపర్‌గా ఫేమస్ అయిందంటే కాలేజంతా అప్పుడు అందరికి ఇంక థాంక్ యూ చెప్పి దిగుతున్నాం కదా! ఎంత బాగానిపించిందంటే అందరూ చప్పట్లు, విజిల్సూ.
ఓకె. <chuckles> ఆ! ఆ! అంటే అప్పటికే సార్ రాంగాలనే కూడా అప్పటికి కొడతా ఉండుంటారు ఇంకాస్త ఎక్కువగా అరవడం. <chuckles>
హ్మ్! టాప్ అప్పటికే లేచిపోయింది. ఇంగ అప్పటికే ఫుల్ విసిల్సూ, క్లాప్సూ అసలు ఎంత బా అనిపించిందంటే ఛీ! అలా అనుకున్నారు. ఏంట్రా! అందరు ఈళ్ళందరిని పెట్టుకొని ఇలా చేసారు. కానీ మనోళ్ళు ఏంటీ సొంతంగా నేర్చుకొని అసలు ఇరగోట్టేసారనుకున్నారు. హ్మ్.
అసలు ఎప్పుడు నేర్చుకున్నారో కూడా తెలియదు. సైలెంట్‌గా నేర్చుకొని సూపర్ కుమ్మేసారు. <chuckles>
ఆ! జస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చేసరికి ఒక్కొక్కళ్ళకి మైండ్ అసలు బ్లాక్ అయిపోయింది. అప్పుడు నాకనిపించిన సౌండ్ ట్రాక్ ఏంటి తెలుసా! మన 'మాస్టర్‌'లోనే కదా! <humming> టిన్ టిన్ టిన్‌టిటిన్ టిటిన్ టిటిన్ టిన్ టీటిన్ అని ఇంగ ఫుల్లు ఫిసల్ అసలు కుష్ అంటే కుష్ అయిపోయినామన్నమాట. <smacks lips> ఈ సౌండ్ ట్రాక్స్ ఇవన్నీ. సో చాలా బాగా
యహ్! చెప్పండి? ఆ! <laughs> సూపర్! సూపర్! <chuckles> హ్మ్. ఎళ్ళేటప్పుడు కాలర్ ఎగరేసుకుంటూ ఏళ్లారా?
హ్మ్. అంతే అందరము. <laughs>
<laughs> ఆ! సూపర్! సూపరుందండి. <chuckles>
<chuckles> థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి.
ఆ! నిజంగా. అంటే ఒక మంచి ఫ్లో ఉంటది మీరూ చెప్పినట్టు. నాకు తెలిసి ఆ సార్ గురూ కూడా బ్యాక్ బెంచరే అయ్యుండొచ్చు. మీ మీ లైఫ్ జర్నీ అదే మీ లైఫ్ జర్నీ అదంతా కూడా చాలా బావుంది ఈ సౌండ్ రైజ్‌తో. ధన్యవాదాలండి.
హ్మ్. <laughs> ఖచ్చితంగా అవును. కరెక్ట్‌గా చెప్పారు. హ్మ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి మీకు కూడా.